నేనా అక్కడ పైన అడేశానండి. సన్‌సైడ్ మీద అడేశానండి మా స్కూల్‌లోనే సన్‌సైడ్ మీద అడేసాను. అది మళ్ళీ గణతంత్ర దినోత్సవానికి ఉపయోగించారులెండి అలాగా. అంటే అక్కడే పడేస్తాం కదా! సన్‌సైడ్ మీద.
అంతే. ఓహో! అంటే అది దాన్ని దాని యుటిలిటీ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసిన డబ్బులేమో వాపస్ ఇవ్వాల్సిన అవసరం లేదు లెక్క ప్రకారం. ఎందుకంటే అది స్కూల్ ప్రాపర్టీ అయిపోయిందది, హ్మ్. అది.
జరిగిద్ది. జరిగిందండి. అవును. అవునండి. అవును. అయిపోయింది. ఖచ్చితంగాను. మరి కనీసం ఉంచండి గణతంత్ర దినోత్సవనికి ఉపయోగపడతాయని చెప్పి టీచర్ చెప్పలేదలాగా. ఎవరి డబ్బులు ఆళ్ళకిచ్చేయాలంటే అక్కడ పిల్లోడి మనస్తత్వం ఏమవుద్దో చెప్పండి? నేను అక్కడ సూసైడ్ చేసుకోవాలా చెప్పండి ఆ టార్చర్‌కి?
అదే. అదే. చిన్న ఆ! కరెక్టే వాళ్ళు టీచర్ జేసింది చాలా తప్పది. ఎందుకంటే పిల్లవాడు ఓకే. నువ్వలాంటప్పుడు వాపసిచ్చి డబ్బులన్నప్పుడు మరి ఆ జెండాలు అన్నీనేమో స్కూల్‌కి వాడుకోకూడదు వాళ్ళు. ఆ! ఆ! వాడుకోకపోతది అది.
తప్పు. తప్పన్ అవునండి. వాడుకోకూడదండి అవును. పోని ఆవిడ ఏం చెప్పాలి? ఆవిడ ఏం చెప్పాలి? అవీ ఇప్పుడు పాడైపోయాయి కదండి! నిలువుంటదది అని నెక్స్ట్ దానికి ఉపయోగించుకోవచ్చు కదా? పోన్లే అని చెప్పేసి ఒక్కళ్ళు ఆలోచించి చెప్పాల్సింది ఆవిడ. ఆవిడనకిచ్చి ఇప్పుడు నాకు చెప్పకుండా ఎందుకు కొన్నావంటే? అదో ఇగో, ఇగో ఏంటండది? కరెక్ట్ కాదు కదాది అంతాని.
అవునవును. అవును. అది ఆ! ఇగో మెయిన్ ఇగో ప్రాబ్లమ్ అది. హ్మ్.
అవునండి. ఇగో ప్రాబ్లం అలాగా దానించి నేను కొంచెం బయటపడ్డాననుకోండి. అది నా తప్పితమయినా సరే కొంచెం అక్కడావిడ చెప్పాలి. ఆ! ఇంకో ఆవిడకి కానీ ఆవిడ కూడా ఏం చేయాలంటే కొంచెం స్కూల్ విషయం కాబట్టి అదే నెక్స్ట్ దానికి ఉప్పయోగిద్దామని ఒక ఆలోచనైనా చెప్పుంటే బావుండు. అందుచేత నేనక్కడు చాలా కుములిపోయాను ఆ రోజుల్లోనీ! అంటే తే ఎంతవరకు జరుగుతుందంటే మన క్షోభకురైన చాలా క్షోభకు గురయ్యానమాట! అలాగ అంటే చిన్న వయస్సు కదండీ గమ్ముని!
అవునవును. అయితే ఒకటి మీరు ఆ విధంగా చిన్నప్పుడేనేంటంటే ఒక పర్మిషన్. హైర్ అథారిటీ నీ పైన సుపీరియర్ తాలూకా పర్మిషన్ అన్నది ప్రతి స్టెప్‌లోని తీసుకుంటుండాలి. అలా తీసుకోకపోతేనేమో ఇలాంటి పరిణామాలుంటాయని మీరు పెద్ద పాఠం నేర్చుకున్నారనమాటప్పుడు. అది.
అలాగా దాన్ తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలి. నేర్చుకున్నాను. ఖచ్చితంగా నేర్చుకున్నాను. అప్పటినుంచి ఒక ఇల్ స్కూల్ క్లాస్‌లోడనైనా నేను ఆయన్నీ చెప్పి చేసేవాడినన్నమాట. మళ్ళీ నన్ను నైన్త్‌లో కూడా ఇప్పుడు చేసారు. 9త్ నుంచి ఎయిత్‌లోనే లాస్ట్ అండి నేనింకా. అక్కడినుంచి నేను ఉండలేదు. ఇంగా నేను ఉండనని చెప్పేసాను ఇంకా <laughs> అలాగ చెప్పేసాక బయ
అవును. అది. అయితే ఇదేమో మీ జీవితంలోని జీవితాంతం అన్నమాట మర్చిపోలేనటువంటి ఒక ముఖ్యమైనటువంటి లెసన్ కిందన ట్రీట్ చేసుకోవచ్చు. అది.
కట్ లై అవునండి అవును. ఖచ్చితంగానండి. అలా జరిగిందనమాటండి.